ఆహ్, ఆహ్, బంధువులొచ్చినప్పుడు మా ఏ ఏ బ ఏ బంధువులొచ్చిన ఆడవాళ్ళు పక్కాగా ఉంటూ ఉంటారు గదా బంధువుల్లో. నిజంగా. వాళ్ళు ఒచ్చేసి, వాళ్ళకి వాళ్ళుగానే "సరే ఏ వంట చేద్దాం? ఏం చేద్దాం? నేను హెల్ప్ చేస్తాను. పద చేద్దాం" అని చెప్పేసి ఒచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకిద్దరం ముచ్చం ఆహ్, మేమందరం గలిసి ముచ్చట్లు వెట్టుకుంటూ, ఆహ్, తొందరగా కానిచ్చేస్తామనమాట. "సరే, నేనిది జేస్తాను. నేను కట్ జేస్తాను. నేనిదీ బియ్యం పెడతాను. లేకుంటే, ఏదన్నా స్పెషల్‌గా జేసుకుందామని" చెప్పేసి ఏది జేసుకున్నా గానీ, అన్నిటిలో మంచిగా సహాయం జేస్తూ ఉంటారనమాట. అందుకే తొందరగా పూర్తవుతాయి. అలా ముచ్చట్లలో బడి, కబుర్లలో బడి ఆ టైమ్ గూడా తెలియకుండా గడిచిపోతుంది. ఆ!
హ్మ్. ఖచ్చితంగా. ఓకే. మీరు ఎక్కువగా, అంటే బంధువులందరూ ఇష్టంగా, ఈజీగా తా తినేది ఏవన్నా ఐటెమ్ జేస్తారా? అంటే ఫట ఫట్ అయిపోయేది. రాగానే ఒక స్నాక్ ఐటెమ్‌లా పెట్టొచ్చు. అలా ఏమన్నా జేస్తారా?
ఆ! స్నాక్ ఐటం‌లా అంటే, మా ఇంటి దగ్గరే, మా వేమి మా సైడెక్కువగా ఏం చేస్తామంటే అటుకులూ, ఆహ్, మురుమురా కలిపి అందులో కొంచం బూంది మిక్చర్ గలిపి, ఈ అటుకులూ ఆహ్, కరకరలాడే అటుకులు అంటారనమాట మా సైడు. అది ఎవరైనా ఒచ్చినప్పుడూ వెంటనే చేసిస్తూ ఉంటామనమాట, వాళ్ళు రాగానే అట్లా స్నాక్స్. కారం కారంగా అయితే ఇది జేస్తాము, స్వీటేదైనా జెయ్యాలంటే, ఇహ పాయసమే చేస్తామండి ఎక్కువగా. ఇవి గుమ్మడికాయలు అవైలబుల్‌గా ఉంటే మాత్రం నేను గుమ్మడికాయ పాయసమే జేస్తాను. అంటే, అది ఎక్కువగా ఎవ్వరు తెలుస్ ఆ! హెల్దీ మళ్ళీ ఎక్కువగా ఎవరికీ తెలియదు, చేసుకోరు. అది అవైలబుల్‌గా ఉండదు గదా గుమ్మడికాయ. సో, మాకు మా చెట్లకు కాస్తాయి గాబట్టి, అవైలబుల్‌గా ఉంటాయి గాబట్టి, నేనదే జేసి పెడతాననమాట. హ్మ్.
ఓహ్! ఓకే. హ్మ్. మన స్వీటయితే? ఓకే. అంటే, హెల్తీ కాబట్టి. హ్మ్. హ్మ్. అవునవును. మరి నిజమే. అంటే, కొంచెం ఈజీ‌గా మీకు దగ్గరలో, అందుబాటులో, ఇంట్లోనే గాబట్టి ఈజీ‌గా జెయచ్చు. మరి వెల్కమ్‌ డ్రింక్‌లాగేమిస్తారు? టీ, కాఫీలిస్తారా? లేకపోతే, ఏవన్నా ఆహ్, ఫ్రూట్ జ్యూసెస్, అట్లా చేస్తారా?
హ్మ్. అవును. అవును. ఆ! అంటే, అదీ ఆహ్, వెదర్‌ని బట్టీ, ఇంకా కాలని అంటే, సమ్మర్ ఆహ్, అయితేనేమో ఆహ్, కూల్‌డ్రింక్సిస్తూ ఉంటాము. చలికాలము, వర్షాకాలవయితెను వేడివేడిగా మంచిగా గరం‌గరం చాయ్ దాగితే మంచిగుంటది గాబట్టి, చాయో, పాలో వాళ్ళేది తీసుకుంటే అది ఇస్తూ ఉంటావన్నమాట. హ్మ్. ఈవెన్ అదీ బెట్టడానికి, అది చెయడానికి గూడా ఏమైనా సహాయం కావాలంటే, మా ఇంట్లోవాళ్ళూ పక్కాగా నాకు సహాయం చేస్తారు. అంటే, పాలు బెట్టినప్పుడు గూడా పాలు పొంగిపోతూ ఉంటాయి గదా! మనమేదో ఒకొక్కసారి పొయ్యి మీద పాలు బెట్టేసి, వేరే పనిలో బడిపోయి మర్చిపోతూ ఉంటాం. సో, అలాంటప్పుడు మా పిల్లలు గానీ, మా అత్తయ్య గారు గానీ, అలా పాలా ఆహ్, గిన్నె దగ్గర, పొయ్యి దగ్గర నించొని పొంగకుండా, అలా గూడా సహాయం చేస్తూ ఉంటారు. హ్మ్.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. ఓకే. పోనిలేండి. అవునవును. అట్లా ప్రతీది సహాయం చేస్తూ ఉంటే, మనకు కూడా అంత స్ట్రెస్సనిపించదు. లేదు, అంత మందికి వండి పెట్టాలన్నా, ప్రతి రోజు క్యారేజ్ కట్టాలన్నా, కొంచం మనకు కూడా అలా మొహమాటం‌గా, అంటే, మొహమాటం కాకపోయినా బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది గదా! అయితే
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా. మళ్ళీ ఆ! అవన్నీ చేసుకోవాలి. మళ్ళీ అన్ని సర్దుకోవాలి. అదంతా పెద్దా టాస్క్‌లాగా అనిపిస్తుంది. హ్మ్.
ఆ! అదే. ఇప్పుడు ఇంతమంది వస్తారు గదా! వంట ఒండేటప్పుడు యగ్ కొద్దోగొప్పో ఆహ్, కూరగాయలు గోసివ్వడము, పొయ్యి కట్టెయడము, అట్లా త్ మాడిపోతున్నప్పుడు తిప్పడము, ఇలా ఏదో ఒకటి హెల్పయితే చేస్తారు. మరి గిన్నెలు కడిగే టాస్కుంటది చూడండీ, అదో పెద్ద ఆహ్, యుద్ధమనే చెప్పాలి మనకి మాత్రం. అప్పుడెవరైనా హెల్ప్ చేస్తారా?
హ్మ్. హ్మ్. కలపడము. అవును. హ్మ్. నిజంగా. అవును. <laughs> యుద్ధమే నిజంగా.

ఇప్పుడు నార్మల్‌గా ఇంట్లో అంటే చాలా పనులుంటూనే ఉంటాయి, కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కళ్ళం చేసేది ఆ వంట పనే. అంటే, మనం ఎక్కువ తింటానికి కానీ, వాళ్ళింట్లో వాళ్ళు హెల్దీగా ఉండాలి గాబట్టి ఎక్కువ జేస్తాం. సో, మీరు ఎపుడైనా ఇంట్లో వంట చేస్తున్నప్పుడు మీకెవరైనా సహాయం చేసేవాళ్ళా?
ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! మేము ఇంట్లో వంట జేసేటప్పుడు నాకూ ఆహ్, అవైలబుల్‌గా ఎవరుంటే వాళ్ళు కొంచెం సహాయం చేస్తారు. అంటే, కూరగాయలు కట్ జేసివ్వడమో, లేకపోతే బియ్యం గడిగి పక్కన పెట్టడమో, లేకుంటే బియ్యం చెరిగివ్వడమో, ఇలా ఏదోకటి సహాయం చేస్తూ ఉంటారనమాట. అంటే, అలా సహాయం చేస్తేనే వంట తొందరగా పూర్తవుతుంది. ఆ! హ్మ్.
ఓకే. హ్మ్. అవునవును. నిజంగానే. అయితే, ఉల్లిపాయలు ఇవన్నీ గూడా ఎవరైనా కట్ జేసిస్తారా? లేకపోతే, అది కళ్ళెమ్మట నీళ్ళొస్తే నా వల్ల గాదు అంటారా?
ఆ! అవునవును. మిరపకాయలూ, ఉల్లిగడ్డలయితే నిజంగా మా హస్బెండ్ కట్ చేసి ఇస్తూ ఉంటారు. ఆహ్, నాకు చేతులు మంటలు పుడతాయనమాట. ఈ మిరపకాయలు కట్ జేసినా, ఉల్లిగడ్డలు కోస్తే కన్నీళ్ళొస్తాయనమాట. <giggles> సో, కొంచెం ఆహ్, నన్ను పొసెసివ్‌గా జూసుకుంటారనమాట. ఆ! అవన్నీ కట్ జేసి ఇస్తూ ఉంటారు. ఈవెనెప్పుడైనా తను బయటికెళ్ళేటప్పుడున్నా గూడా, ఏదన్నా వంట చేసి పెట్టాల్సింది ఉంటే నేను, తను కట్ జేసిచ్చేసీ, ఒక బాక్స్‌లో బెట్టి ఫ్రిడ్జ్‌లో బెట్టేసీ ఆహ్, ఇచ్చేసెళ్ళిపోతారు, లేకుంటే నార్మల్‌గాయిన కిచెన్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడే అంతే, ఆ అరగంటలో నేను చేసేదీ ఉంటే వంట ఏదైనా. అవవసరం బడతే హ్మ్.
ఓకే. అవునవును. <chuckles> ఓహ్! వావ్! నైస్. ఓకే. ఆ! అవునవును. ఎందుకంటే, ఈ ఉల్లిపాయలు గానీ, పచ్చిమిర్చంటే ఓకే గానీ, ఉల్లిపాయలు ఎక్కువ సేపు కట్ చేసి ఉంచకూడదంటారు గదా! అంటే, దాని ఏదన్నా కొంచెం ఏదో రిలీజవుతుంది, మంచిది కాదు అంటారు నిజమేనా?
ఆ! అవును. అవును. అదీ ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టకూడదంటారు. ఆహ్, కాకపోతే కిచెన్ దగ్గర పెడతారనమాట. అంటే, నేను ఆ అరగంట లోపు మాత్రమే చేసేదేమైనా ఉంటే, అలా ఇ కట్ జేసిచ్చేసి యెళ్తూ ఉంటారనమాట. కే ఎటన్నా బయటకెళ్ళేదుంటే.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. మీరెక్కువగా ఇంట్లో ఏ వంట చేస్తారు? అంటే ఆహ్, మంచి హెల్దీగా ఏవైనా వంట చేస్తారా?
ఆ! హెల్దీగానే జేస్తామండి. హెల్దీగా, మళ్ళీ ఇంకెప్పుడైనా, ఇంక పండగలప్పుడైతే ఆయిల్ ఫుడ్డు అదీ యూజ్ జేస్తూనే ఉంటాము. ఇంక, రోజూ మాత్రం ఇంగ మంచిగా కూరగాయలు, ఆహ్, పప్పులు అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అందేలా మంచీ అన్ని రకాలా ఫుడ్స్ త ఆహ్, తయారు జేస్తామనమాట. ఒక మనా మాది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఫుడ్సే గాకుండా, ఇంకా రకరకాల రాష్ట్రాలగా ఫుడ్సన్ని ట్రై జేస్తూ ఉంటామనమాట ఇంటి దగ్గర. అవి న్యూట్రిషియస్‌గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అట్లాగే టేస్టీగా ఉండేలాగా కొత్తగా ట్రై చేస్తూ ఉంటామనమాట. హ్మ్.
హ్మ్. ఓకే. ఓహో! ఓకే. అవునవును. నిజంగానే. మరి టిఫిన్స్ కింద ఏం జేస్తారెక్కువుగా? అంటే, టిఫిన్స్‌లో ఇడ్లీ, దోస అలా సింపుల్‌గా జేసేస్తారా? లేకపోతే, ఇంకేమన్నా జేస్తారా?
టిఫిన్స్ కింద హ్మ్. ఇడ్లీ, దోస, ఇడియప్పమని ఇట్లా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. దీనికి గూడా సహాయం చేస్తూ ఉంటారు మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మా పిల్లలయినా గానీ, మా అత్తయ్య, మామయ్యయిన. వీళ్ళు గూడా సహాయం జేస్తూ ఉంటారనమాట. ముందు రోజే అవి నానబెట్టడం కానీ, ఆహ్, పిండీ ఆహ్, మిక్సీ పట్టించడం గానీ, ఇట్లాంటివి సహాయం జేస్తూ ఉంటారనమాట మాకింట్లో. అంటే, ఉదయం లేవగానే అవన్నీ చెయ్యడము, మళ్ళా ఆఫీస్‌కెళ్ళడము, ఇదంతా కష్టమవుతుంది గాబట్టి, అందరం ఆహ్, ఒకరికొకరం చేదోడు వాదోడుగా అన్ని వంటలో గూడా సహాయం చేస్తూ ఉంటారనమాట. హ్మ్.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే.

ఆ! నేను ఒక్కొక్కసారి ఏంటంటే సమయం లేదు నాకు టైట్ షెడ్యూలుంది అన్నప్పుడు ఏం జేస్తారంటే ఈ పల్లీలు, పుట్నాలు అన్ని కలిపేసి వేయించేసి పౌడర్ జేసి పెట్టుకుంటాను రెడీగా. అలా పౌడర్ జేసి పెట్టుకొని దాన్ని డైరెక్ట్‌గా ఇన్‌స్టాంట్‌గా చట్నీ చేసేస్తూ ఉంటారనమాట. లేదా ఈజీగా ఆహ్, నేను లేకపోయినా గానీ మా పిల్లలు గానీ, హస్బెండ్ గానీ, అత్తయ్య వాళ్ళు గానీ, వాళ్ళు గూడా ఈజీగా చేసుకునేలాగా ఇన్‌స్టాంట్ చట్నీ పౌడర్ అనేది ఉపయోగపడుతుందనమాట వాళ్ళకి. సో, అలా ఆహ్, హ్యాండీ‌గా ఉండేలాగా అలా తయారు చేసి పెట్టుకుంటానంటాం అన్నమాట. ఆ! అవు వంటలో.
అయితే లంచ్ బాక్స్‌లో ఎవరికన్నా ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలనుకోండి ఆహ్, హడావిడిగా అయిపోతుంది. ఒక్కోసారి కానీ ఈజీగా త్వరగా చేసేసి లంచ్ ప్రోక్‌లో లంచ్ బాక్స్‌లోకి మంచిగా చేయాలంటే ఏం జేస్తారు?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! మంచిగా చేయాలంటే ఆహ్, హ్మ్. ఆహ్, హ్మ్. చిన్నగా అంటే తక్కువ సమయంలో అయిపోయే వంటే ఆహ్, రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసి ఆ చిన్నగా తొందరగా కూరగాయలు ఎవరికైనా తరిమి తరిగిచ్చేసేయమని జెప్పేసి టక-టక నేను పోపేస్తూ ఉంటాననమాట. ఈ కూరగాయలు నార్మల్‌గా బెండకాయ అయినా బెండక్ బెండకాయ, దొండకాయ ఇంకా ఈ కూరగాయలన్నీ తొందరగానే అయిపోతాయండి. చాలా తొందరగానే ఉడికిపోతాయి చిక్కుడుగాయ గానీ ఆహ్, లేకపోతే హ్మ్. చారు. హ్మ్.
ఏం కూర చేస్తారు లంచ్ బాక్స్‌లోకి ఎక్కువగా? హ్మ్. ఓకే. మరి ఇంట్లో అందరు తింటారా? అంటే ఈ చిక్కుడుకాయ కొంతమంది తినరు గదా! మీ పిల్లలు ఇష్టంగానే తింటారా?
ఆ! ఆ! మా ఇంట్లో అన్ని రకాల కూరగాయలు అందరూ తింటారండి. ఈవెన్ మ్ మా చెట్లకి గుమ్మడికాయలు గాస్తాయి. గుమ్మడికాయ కర్రీలు గూడా మేము చాలా బాగా మంచిగా చేసుకుంటాం. అది తొందరగా ఉడికిపోతుంది.
ఓహ్! గుమ్మడికాయ కర్రీయా? గుమ్మడికాయ ఒడియాలు విన్నాను గానీ కర్రీ ఎలా చేస్తారు?